లేదు. మేం ముందుగానే ఏం డిసైడయ్యామంటే, పెళ్లయ్యాక ఇలా ఫోటోస్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. నీకు తెలిసిన వాళ్ళు వస్తారు. సో, కాన్సెప్ట్ ఏమంటే, మనిద్దరికీ బోర్ కాకూడదు. సో, నీస్ నీకు సంబంధించి వచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళని నాకు పరిచయం చెయ్య, వాళ్ళెంత క్లోజ్ ఇదంతా చెప్పు. అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తాను. సో, మనకి టై‌మ్ పాస్ అవుతుంది. నీకు పరిచయమైనట్టు ఉంటుంది ఎక్కడా బోర్ కొట్టదు అన్నట్టు ప్లానేసుకున్నాం. సో, <giggles> అలాగే అయిపోయిందంతా అంటే మరీ పెద్ద హ్మ్. హ్మ్.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! అంటే ఒ అలా మాట్లాడుతూంటే కొంచెం టైమ్ గూడా ఎక్కువ దీసుకొని ఉంటది గదా! సో కెమెరా మ్యాన్ ఏమనలేదా మిమ్మల్ని ఎంత సేపు మాట్లాడుకుంటారు అలా అని?
అహా! మరీ అంత టైమేం పట్టదు. ఇప్పుడు నేను పక్కనే ఉంటాను కాబట్టి నాకు చిన్నగా చెవులో చెప్తారు. ఇతను మా పెద్దనాన్న, ఇతను మా పిన్ని అన్నట్టు. జస్ట్ వాళ్ళ ఫేసులు గుర్తుపెట్టుకుంటా అంతే. ఇంక నేమ్స్ వరకు ఏమి వెళ్ళల. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్సా, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్సా అలా లైట్, లైట్‌గా.
ఓకే. ఓకే. హుహు. హుహు. హ్మ్. వాళ్ళ రిలేషనేంటి అనేసి ఒక ఆహ్, తెలుసుకున్నారనమాట మీరు. హుహు.
ఆ! ఐడియా అంతే. అంటే కొత్తగ్గా ఇద్దరికీ. తెలియదు కాబట్టి. సో, అలా అనుకున్నాం. సో, దానివల్లే వ అదే ఎక్కువ నిలబడ్డాం అన్నట్టుగా ఏం అనిపించలేదనమాట.
హుహు. అంటే ఫోటోసనేది ఒక గుర్తుండే, ఒక మెమోరీసంటే, రేపటి రోజులా చూసుకోవాలనేసి చాలా మందికుంటది గదా! స్పెషల్‌గా మీరేమన్నా దానికి చేస్తారు గదా! కొంతమంది స్పెషల్‌గా గుర్తుండిపోయేలా వీడియోసు లేదంటే పెళ్లి రోజులా ఆ వీడియో ప్లే జేయడం అలా చేస్తూ ఉంటారు కొంతమంది. మీరు అలా ఏమన్నా చేశారా?
హ్మ్. అవును. అవునా? ఆ! నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్టేం అనుకోలేదు కానీ, మామూలుగా ఈ సంగీత్ టైపుంటది కదా! సో, అతని కోసం ఇంక పాట పాడా అనమాట అంతే. సో, అది వీడియో ఉంది. <giggles> అంతే. హ్మ్. అదే ఉంది.
హ్మ్. అవును. ఓహో! నైస్. ఓకే. మీరు పాట పాడిన అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా చాలా మందివి కుటుంబాల దగ్గర పోయి మీ ఫీలింగేంటి? మీ ఇప్పుడు చాలా ట్రెండవుపుతుందనమాటది. మీ ఫీలింగేంటి, మీ ఫీలింగేంటని ఒకళ్ళని ఒకళ్ళు అడగడాలు, లేదంటే ఫ్రెండ్స్ దెగ్గరికెళ్ళి ఆహ్, కొంచెం జోక్, జోక్‌గా మాట్లాడ్డాలు అలా ఏం చెయలేదా, మీ మ్యారేజ్‌లో?
అవునవును. హ్మ్. హ్మ్.